ఇంటరు అంటే నాకు అప్పుడు నేను ఏంటంటే అప్పుడు కొం
అవును. చాలా చిన్న వయసులెండి. ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లుంటాయి అంతే గదా!
పదహా పదిహే ఆహ్, పదిహే స్ 17 సంవత్సరాలు ఉన్నాయండి. పదహారో పదిహేడో ఉం
హ్మ్. మరీ ఇప్పుడు మన సోషల్ మీడియా గురించి తెలుసుకున్నట్లయితే గనుక ఆహ్, పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని గానివ్వండి. లేదంటే పెద్ద హీరోస్‌వి ఇట్లా డెత్ గురించి, లేదు అంటే గనుక సమ్ యాక్టివిటీస్ గురించి ఇట్లా ఫేక్‌గా వాళ్ళు స్ప్రెడ్ జేస్తూ ఉంటారు చాలా వరకు. సో వాళ్ళు అసల ఎందుకు ఇట్లా చెప్తున్నారు. వాళ్ళకి ఏమన్నా ఇదేమన్నా హాబీనా! లేదా ఏంటి ఇది తప్పు గదా! ఒకవేళ అలా వస్తే గనుక మీరు ఎలా గుర్తిస్తారు వీటిని? ఇది ఫేకే అని చెప్పేసేసి ఒక సాధారణంగా ఒక వే అనేది ఉంటుంది గదా! ఎలా గుర్తించడానికి సో, మీరైతే ఎలా చేస్తారిది?
అవునండి. ఆ! అవును. అవునండి. అవును. నేను ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌కంటూ వస్తే గనుక అండి ఎక్కువగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువ సోషల్ మిషాని మీడియాని యూజ్ చేసుకునేది సినిమా వాళ్ళను రాజకీయ నాయకులండి.
హ్మ్. ఓకే.
ఓకే. ముందుగా నేను రాజకీయ నాయకుల గురించి చెప్తానండి. తర్వాత సినిమా వాళ్ళ గురించి చెప్తా.
అవును. నిజంగానే. ఓకే. ఓకే. చెప్పండి.
ఈ రాజకీయ నాయకులు ఏం జేస్తారంటే అండి. వాడి మెప్పు కోసం వాడి ఎదుగుదల కోసం ఇంకొకడి మీద బురద రు జల్లుతారండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. నిజంగానే.
అవును. అయితే దీంట్లో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే ఏ రాజకీయ నాయకుడిని తీసుకోండి. వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేది అంతా అబద్ధమే అండి. వాడు చేసేది ని అదే అదే వాడు చేసేది నిమ్మకాయ అంత! చెప్పేది గుమ్మడికాయ అంత అండి.
హ్మ్. నిజంగానే! నిజంగానే! హ్మ్. నిజంగానే అండి. ఇప్పుడు నేను ఆ డైలాగ్ చెప్దాం అనుకున్నా చేసేదేమో నిమ్మకాయ అంత! చెప్పేదేమో కొండంతా చెప్తారు. మీరు ఇప్పుడు గుమ్మడికాయ అంత అని అన్నారు గాని నేనైతే కొండంత అని చెప్తా. హ్మ్. అవును. హ్మ్. మరీ
<laughs> అవునండి. అయితే ఇదంతా ఫేక్ అండి.
<clears throat> నిజంగానే మరి
ఇదంతా ఫేకే! మీరు ఇక్కడ ఇంకోటి చెప్తానండి. ఇక్కడ ఈళ్ళు చెప్తూ కాకుండా ఈ రాజకీయ నాయకుడు వీడి ఎదుగుదల కోసం ఇంకో రాజకీయ నాయకుడి మీద బురద జల్లుతూ పక్ ఆ బురద చల్లడం పక్కన ఉన్న ప్రజల మీద కూడా బురద జల్లుతాడండి.
హ్మ్. ఓకే. చెప్పండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.